చాలా అనిపిచ్చేదండి. ఆ చిన్నతనంలో ఆ చిన్న వయసులో ఈ అనుభవాలన్నీ, ఇయన్నీ నాకు చాలా డ్రీమ్సండి. బెన్‌టెన్ వాచ్ దొరకాల? లేపోతే పవర్ రేంజర్ అయిపోవాలా? అంటే, మనకేవి తెలీదు కదండీ. పెద్దైతే ఇవన్నీ నిజవో, అబద్ధాలో అని.
<laughs> ఓకే. మీ డ్రీమ్సన్నీ చాలా ఆహ్, పవర్ రేంజరైపోవాలనుండేది మీకు చిన్నప్పుడు.
ఆ! అంటే ఇప్పుడికీ, నిన్నట్ నిన్నే ఒక న్యూస్ చూసానండి నేను, ఈ ట్విట్టర్‌లో. పవర్ రేంజర్స్‌ని మళ్ళీ రీబూట్ జేస్తనారు. ఆహ్, ఈ వెబ్ సీరీస్‌లా తీసుకోనొస్తున్నారంటే అంటే, నాకు ఎంతో సంతోషం ఎంతో సంతోషవండి. అంటే, నా వయసెంతో బెరిగిందండి. ఇప్పుడు నాకు 20 ప్లస్సు వయసొచ్చిందండి. ఆహ్, అయినా కూడా, బెంటె‌న్ ఛీ బీ పవర్ రేంజర్స్ అనంగానే, మళ్ళీ వెళిపోయానండి నేను చిన్నతనంలోకి.
తీసుకొస్తే మంచిదేనండి. ఎందుకంటే చిన్న వయస్సులోగెలిపోయారిప్పుడు. ఆహ్, అలా కాదండిప్పుడు, మీకు పవర్ రేంజర్సు, లైవ్ యాక్షన్ కూడా తీసారండి. అంటే, హాలీవుడ్‌లో సినిమా తీశారు. అంటే సినిమా అంత బాలేదు. ఆ! అంత ప్రేక్షకాదరణ కూడా పొందలేదు. ఎందుకంటే కొంచుం
అవునవునండి. అయి కానీ, సరిగ్గా రాలేదు. అవును. అవును. పొందలేదు. కానీ, నేనిప్పుడికీ చాలా సార్లు చూస్తుంటానండి, ఎప్పుడైనా డౌన్‌లోడ్ జేసుకొని గాని, ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో గాని.
ఆ! లేదండి. ఒకసారి మనకి ఏదెనా నచ్చి, అది మనం ఎప్పటికి మర్చిపోలేము కొన్ని కొన్నాటిల్ని. అయి మనకి లైఫ్‌లాంగ్ గుర్తుంటూ ఉంటాయి. అందులో, పవర్ రేంజర్సోటి. ఇప్పుడు ఆ టైంలో, మీకింకా ఎలాంటివి ఇప్పుడు చాలామంది, ఆ టైంలో మీరు గమనించినట్టయితే, స్పైడర్‌మ్యాన్ కుడతే, స్పైడర్‌మ్యాన్ అయిపోతాం అన్నట్టుండేది. ప్రతి ఒక్కళు స్పైడర్‌మ్యాన్ <laughs> ట్రై చేసెశారా?
అవునండి. హ్మ్. అవునండి. నిజమేన. ట్రై జేసేనండి నేను కాడు. ట్రై జేశా. ఆ!
అప్పుడు ఏవరవైంది ఏవైంది?
అది గుర్తులేదు గాని, ఈ స్పైడర్‌మ్యాన్ 3 సినిమాలో, వెనమ్ అని జెప్పి, ఒకటుంటది కదండీ! అలాంటి నల్ల స్పైడర్ ఒకటి ఉండిందండి. దాన్ని బట్టుకొనీ, అది కుట్టూ, కుట్టూ, కుట్టు అంటే, కిందపడి పారిపోతా ఉంటే, అది బాగ గుర్తుండిందండి అది.
ఆ! బావుంటది. బావుంటది. యాక్చొల్లీ, ఆహ్, బ్లాక్ స్పైడరొక కుట్టదండి. అది వెన అదొక ఏలియన్ టైప్.
అదీ, మనకు తెలియదు కదండీ చిన్నతనంలో.
<laughs> అంతే. అది ఆహ్, ఇ ఈడికి రెడ్ అంటే, ఎలా ఉంటదంటే, హీరో‌కి రెడ్ స్పైడర్ కుట్టింది గాబట్టి, రెడ్ స్పైడర్‌మ్యాను, సో, బ్లాక్ స్పైడర్ కుడతే, బ్లాక్ స్పైడర్‌మ్యాను అనుకొనుండుంటం.
పిల్ల వయస్సు అనుభవాలంటాం గదా! వాటిల్లో, అదీ ఒకటి. నిజమేనండి. అందులోనూ
మరి ఇ ఆ చిన్నతనంలోని, ఇంత ఇలాంటి సినిమాలు చూడడాలు గాని, లేదంటే ఆహ్, ఓహ్! ఏదేనా ఊహించుకోడాలు గాని, లేదా మీకు ఏం అవ్వాలనుండేది చిన్నప్పుడు? అంటే, డాక్టరా? ఇలాగ ఏదో ఒకటి కోరికుంటుంది కదా?
అవునండి. నాకు మాములుగా అయితే, ఒక ఒకానొక వయసొచ్చే వరకు, ఒక యాంబిషను, మనం అది అవ్వాలా, ఇలాగేం తెలీదండి. ఈ చూస్తూ, వాటిల్లో ఉన్న, చిన్న చిన్నా మెమోరీస్‌ని బిల్డ్ జేసుకుంటూ, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. అంటే, ఒక చిన్న కన్ఫ్యూజన్‌లో ఉండేవాడినండి. ఎప్పుడైతే
మరి హ్మ్.